ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద ముఖ్యమైనది ఏంటంటే వివాహం అన్నమాట. ఆ వివాహం రోజుననేది అసలెవ్వరూ మర్చిపోలేరు. అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం ఆ రోజుకి. మీ వివాహ రోజుని మీరు గుర్తుపెట్టుకున్నారా?
అవును. హ్మ్. ఎందుకు గుర్తుపెట్టుకోను. ఎందుకంటే నా లైఫ్‌లో అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకు అంటే నేను లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేనన్నమాట. ఎప్పుడు అంటే మాది జనవరి 24 అనమాట. ఆ రోజు
అబ్బా! సూపరండి. ఎలా కలుసుకున్నారసలు మీరు? అంటే లవ్వన్నారు లవ్ కమ్ ఎరేంజ్ ఎరేంజన్నారు కదా! అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఆ ప్రేమ మీకు?
ఆ! అవును. యాక్చువల్‌గా నాకు ఆహ్, ఎడ్యుకేషనంతా అయిపోయాక నేను జాబ్ ట్రయల్స్ అవన్నీ చేశాను. జాబొచ్చిందన్నమాట. సో, అతను కూడా నా సేమ్ జాబులే అన్నమాట. ఐ మీన్ సేమ్ కంపెనీలోనే పని చేస్తూ ఉండే. సో, కొలీగ్స్ అన్నమాట. స్టార్టింగ్‌లో జస్టు ఊకే మాట్లాడుకునే వాళ్ళం. అది అలాగలా అలా ఫ్రెండ్షిపయిపోయిందనమాట. దాని తర్వాత ఫ్రెండ్‌షిప్‌కి మించెళ్ళిపోయిందనమాట. అప్పటి వరకు మెయినిక్కడ నేను అతనికి పడిపోడానికి కారణం ఏంటి అంటే అంతకుముందు వరకు నాకీ లవ్ మీద పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదనమాట. దానికి కారణాలు అనేకం అని చెప్పొచ్చు. కానీ నేనేవైతే
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడు రోజుల్లో చూసుకుంటుంటే ఎవరు అంత లాయల్టీగా ఉండట్లేదన్నమాట. ఒకళ్ళేమో నాకు నువ్వే ఇష్టం అని ఒక అమ్మాయితో చెప్తే, వాడింకొక అమ్మాయి దగ్గరికెళ్ళి నాకు నువ్వే ఇష్టం అని చెప్తున్నాడు. ఇద్దరికి చెప్తున్నాడు. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనే రోజుల్లో ఉన్నాము. మరి మీరెలా నమ్మకం తెచ్చుకున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అదే అన్నమాట. నేను అనుకున్నా అసలు ఎ లవ్వు లేదు. పెళ్లి లేదు. అంతా ట్రాషు. సింగిలే బెస్టు అన్న ఒక పర్సెప్షన్‌లో ఉన్నాను నేను. కానీ అతను ఎప్పుడైతే నాకు లైఫ్‌లో పరిచయం అయ్యాడో నా పర్సెప్షన్ అంతా రాంగన్నట్టుగా ప్రూవ్ చేసాడతను. సో
హ్మ్. ఇ అంటే మీకు ఎలా అంటే ఏదైనా సహాయం జేసాడా? లేకపోతే అతను మాట్లాడే విధానమా ఏం నచ్చింది మీకు అతనిలో నమ్మకం కలిగేలాగా ఏం జేసాడు?
క్యారెక్టర్ బా నచ్చింది. ఎందుకు అంటే అతను ము ముఖ్యంగా డేరింగ్ బా నచ్చిందనమాట. డేరింగనేది ఎలా డే
ఓకే. ఎలా? అంటే ఏం చూసి పడిపోయారు మీరు?
<giggles> అదే మెయిన్ క్యారెక్టర్ చూసే పడిపోయా అనమాట. ఎలా ఉండేదంటే ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే అబ్బా! వీళ్ళతో ఎందుకు తలనొప్పి అని అనుకోని ఆ‌ టాపిక్ వదిలేసే టైపేం కాదనమాట. దాన్ని అవతల వాళ్ళు ఎంత చిరాకు లేపుతున్నా సరే దాన్ని ఆహ్, సామరస్యంగా డీల్ జేస్తారనమట. అదొకటి. <sniffs> అండ్ ఇంకోటి కేరింగ్ బాగుంటది. ఎంత కేరింగంటే మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఎంత కేర్ చేస్తారో ఆహ్, ఆ రేంజులో ఉంటది కేరింగు.
ఓకే. ఆ! అంటే అసలు ఎప్పుడు మీకు అంత సమయం ఎప్పుడు దొరికింది? అతను మీకు కేర్ చేసేంత సమయం ఎప్పుడు దొరికింది? ఏదైనా సందర్భంలోన అసలు పంచుకోగలుగుతారా ఒకసారి?
ఆ! తప్పకుండా. ఎలా అంటే, ఒకరోజు ఏమైంది అంటే చెప్పాను కదా! ఇలా అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. దాని తర్వాత లవ్‌లో. లవ్‌లో ఉన్నాక ఇంకా రెగ్యులర్‌గా ఆఫీస్ అయ్యాక మేమిద్దరం కలుసుకుంటూ అలా ఆహ్, అంటే <smacks lips> రెస్టారెంట్‌కి కానీ, లేకపోతే నార్మల్‌గా, క్యాజువల్‌గా వాకింగ్ కానీ, లేకపోతే రైడ్ కానీ వెళ్ళేవాళ్ళం అనమాట. సో, అలా ఒకరోజు వెళ్ళాము. వెళ్ళాక ఏమైంది అంటే ఆహ్, ఒక దగ్గర షాప్‌లో వేరే మనుషులందరూ ఉన్నారనమాట. లైక్ రౌడీస్ లాగా అనుకో. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎక్కువ బాయ్స్, గర్ల్స్‌ని సైట్ కొట్టడం కానీ, టీజింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి కదా! సో, మాది బైకనేది కొంచెం పంచరయ్యిందనమాట. సో, మేము అది దొబ్బుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా సడన్‌గా అడ్రస్ అడిగాం అనమాట. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉందా? అన్నట్టు. ఎందుకంటే మేము కొంచెం లాంగ్ డ్రైవ్ టైప్‌కి వచ్చేసాం అనమాట. మధ్యలో అది అలా అయిపోయింది.
హ్మ్. సూపరు. హ్మ్. ఓకే. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఎవరినడిగారు మీరక్కడ? అక్కడ రౌడీస్ లాగా ఉన్నారని చెప్పారు. వాళ్ళని అడిగారా?
దారిలో నడుచుకుంటూ వెళ్తారు కదా! లేదు లేదు. ఇప్పుడు ఏమైందంటే, మేము లాంగ్ డ్రైవ్‌కన్నట్టు వచ్చేసాము. అది మధ్యలో ట్రబులిచ్చిందనమాట బైకు. అలా పంచరయ్యి, సరే అన్నట్టు కొంచెం దూరంలో తోసుకుంటూ వెళ్ళాక ఒకరిని అడిగారనమాట. మాకీ ఆపోజిట్‌లో వచ్చేవాళ్లని, "ఎక్కడ ఉంది ఇక్కడ షాపు?" అన్నట్టంటే, "ఇక్కడ కాస్త ఒక 1, 2 కిలోమీటర్స్‌కెళ్తే ఉంటుంది" అన్నట్టన్నారనమాట. అక్కడ ఏంటంటే ఒక చిన్న బస్ స్టాండ్ లాగా ఉందనమాట. ఇంకా అతను ఏం చెప్పారంటే, "నువ్వు ఇక్కడ కూర్చో. మళ్ళీ ఇంతసేపు నడిచావు కదా! మళ్ళీ ఎందుకులే? ఇక్కడ కూర్చో. ఇక్కడ 2 కిలోమీటర్స్ అంట కదా! నేను వెళ్ళి వస్తా" అన్న రేంజ్‌లో చెప్పాడతను. సరేలే అన్నట్టు నేను కూడా కూర్చున్నా. ఇంకా కరెక్ట్ టైంకి అక్కడ ఒక గ్యాంగ్ అనేది వస్తూ ఉందనమాట. అప్పటికి నాకు కొంచెం తేడా కొట్టిందనమాట. సర్లే అన్నట్టు
ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. అవును. ఓకే. హ్మ్. ఓకే. మనకు కొంచెం భయం అనేది ఉంటుంది కదా! ఒక్కళ్ళమే అక్కడ ఉండి, అంతమంది రౌడీస్ లాగా ఉంటారు. అది కూడా కొంచెం భయమనేది ఉంటుంది.
ఆ! అంటే వాళ్ళంతా ఎలా ఉన్నారంటే పెద్ద పెద్దగా గడ్డాలు, మీసాలవన్నీ చూసి భా భారీ బిల్డ్ ఆహ్, బాడీ అయితే <giggles> చాలా పెద్దగా ఉందనమాట. కండలు అవి ఇవి అన్నట్టు. సో, భయమేసింది నాకీ. ఇంక దాని తర్వాత వచ్చారు. ఆ! టీజింగ్ చేస్తూ ఉన్నారనమాట. నేను నుండి వాళ్ళకి కొంచెం బా వార్నింగ్ ఇచ్చా. ఏయ్! తిక్క తిక్కగా ఉందా? అది ఇది అన్నట్టు వార్నింగ్ ఇచ్చానమాట. దాని తర్వాత వాళ్ళు ఇంకా నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తారు. నేను వాళ్ళని డిఫెండ్ చేయడానికే ట్రై చేస్తున్నా. కరెక్టింగ్‌గా అప్పుడు వచ్చాడు చూడు. వెనక నుంచి వచ్చి డామ్, డూమ్ అని ఫైట్ చేశాడు. యాక్చువల్‌గా నాలో కొన్ని ఫాంటసీస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే నాకి కాబోయేవాడు ఒక అంటే మంచి హైట్‌లో ఉండాలి. అండ్ ఫైట్స్ రావాలన్నట్టు నాలో ఉన్న కోరికే అది. అండ్ కుక్కింగు
అవును, అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. వావ్! ముందే అంటే మీరు ము మీకు ముందే ఇష్టం అన్నమాట ఫైట్ చేసేవాళ్ళంటే.
యెస్ యెస్. ఈ ఫైట్స్ అన్ని ఎలా వచ్చాయంటే నేను నాకు ఈ మూవీస్ ఎక్కువ చూస్తా అన్నమాట. సో, దాంట్లో హీరో విలన్స్‌ని కొడతారు కదా! సో, అలా నాకీ ఫైట్స్ అంటే ఇష్టం అన్నమాట. ఇంక దాని తర్వా
ఓహో! ఓకే. ఆ! ఇంకెక్కువ పడిపోయారా? ఆ సీన్ తరువాత?
ఆ! అంటే, ఎన్ న్ ఇన్ని రోజులు తెలియలే. ఇన్నోసెంటేమో అనుకున్నాను గానీ, నేను ఎప్పుడు అడగలే అనమాట. అంటే, అస్ అలాంటి స్ స్ ఆహ్, టాక్సనేది ఎప్పుడు జరగలే అనమాట. ఫ్యాంట్ ఫ్యాంటసీస్ గురించి మాట్లాడుకునేంత రేంజుకి రాలే అప్పుడు. మెల్లి, మెల్లిగా స్టార్టయిందనమాట. <sniffs> సో, ఇంకా ఒచ్చి తుక్కు, తుక్కు కొట్టాడు వాళ్ళనీ, నేను షాకనమాట, నోరెళ్ళబెట్టుకోని చూశాను. అస్సలు ఒక్క మాట మాట్లాడలేదనమాట. ఇంక మేమూ లాంగ్ డ్రైవ్‌కనుకున్నాం గదా! సగంలో అలా అయింది గాబట్టి, మళ్ళీ ఇన్ రిటర్న్ బ్యాక్కే ఒచ్చేశామనమాట. ఇంకోసారి ప్లాన్ చెయ్యచ్చు అన్నట్టు. కాకపోతే, ఆహ్, ఆ రోజు నైట్ నాకి కొంచెం సరిగ్గా నిద్దర్రాలేదనమాట. నిద్దర్రాకపోతే, ఇంకా మార్నింగు <smacks lips> అతని బైక్ సౌండొచ్చినట్టు అనిపిచ్చింది. నేను యా అది విని గుర్తుపట్టి కింద్ కిందకి వెళ్ళా అనమాట. ఏంటి, ఎందుకొచ్చావన్నట్టు అడిగా. అతనుండీ, "ఏం లేదు"
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయము? మరి బైకేసుకొని ఇంటి దగ్గరకొచ్చేశారు గదా!
అప్పుడూ నేనింట్లో గాదు గదా ఉండింది. ఆహ్, అక్కడా
ఓకే. అందుకే అంత ప్రైవసీ ఉందా? అంత త ధైర్యమెవరు జేస్తారని జెప్పి ఆలోజిస్తన్నా నేను.
ఆ! అంటే, ఇంగ ఎలాగో పెళ్లయిపోయిందిలే. అది ఇంగోటుంది. సో, ఇంగా కిందకొచ్చాక అడిగా అనమాట, ఏంటి, ఎందుకొచ్చావన్నట్టు అడిగితే, "లేదు, నిన్నంత జరిగింది గదా! సో, నువ్వు భయపడ్డావేమో, <sniffs> నువ్వు ఓకేనో, కాదో కనుక్కుందామన్నట్టు ఒచ్చాను" అంటే, చెప్ ఆ! ఆ! నేను చెప్పా అనమాట. లేదు, యాక్చువల్‌గా నాకు కూడా భయమేసింది అంటే, "సరే మరి బయటికెక్కడికన్నా వెళ్దామా నువ్వు నార్మలయితావు, హ్మ్, కొన్ని పీస్‌ఫుల్ ప్లేసెస్సున్నాయి, నేనక్కడికి తీసుకెళ్తా, నువ్వు కూడా నార్మలయివుతావు" అన్నట్టన్నారనమాట. ఇంక నేను రెడీ అయ్యి ఒచ్చాను. <sniffs> ఆహ్, ఒక ప్రశాంతమైన ప్లేస్‌కి తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్ళాక చెప్పాడు, ఏం జెప్పాడంటే, అంటే నాకు ధైర్యమనేదిచ్చాడనమాట. సీ, సొసైటీ అనేది ఇలాగే
అవును. అబ్బా! సూపరండి. హ్మ్. ఓకే. ఓకే. అ అలా జరిగింది అని జెప్పి మీకు ధైర్యాన్నిచ్చాడు. మరీ హ్మ్.
అంటే, సొసైటీలో ఇలా ఉంటారు. నువ్వు ఈ చిన్నదానికే అంటే, చిన్నదని కాదు, కానీ భయపడే సిచ్యువేషనే, అలా అని నువ్వు భయపడుతూ ఉండకూడదు.
అలాంటి వాటికి ఎక్కువ భయపడిపోకు, ధైర్యంగా ఫేస్ చెయ్యని చెప్పి ధైర్యాన్నిచ్చారా?
ఆ! నాలో ధైర్యాన్ని నింపాడనమాట. హ్మ్.
ఈ విషయము మరీ మీ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పారు? అది పెళ్లిదాకా ఎలా తీసికెళ్లారు?
ఆ! ఇంట్లో ఇంక ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగింకా పెళ్లి చెయ్యాలి అంటారు కదా! సో, అలా పెళ్లి చెయ్యాలి అన్నప్పుడూ, నేను చెప్పా అనమాట మేవేంటంటే, లవ్ చేసుకున్నప్పుడే డిసైడయ్యామనమాట. ఇది లవు చ్ లవ్వనేది ఖచ్చితంగా మనకి పెళ్లి వరకే, దారి తియ్యాలి, మధ్యలో ఏ డ్రాపుల్లేవు, నువ్వొదిలితే నీకుంటుంది
అవును. అవును. చాలా మంది ఇలా ఫిక్సయిపోవాలండి. ఎలా అంటే, ఇప్పుడెలా ఉందంటే, లీవ్ ఇన్ రిలేషన్‌షిప్సంటున్నారు, రిలేషన్‌షిప్సటున్నారు, సిచ్యువేషన్‌షిప్సంటున్నారు. అంటే, ఇద్దరికి నచ్చినన్ని రోజులుందాం. తర్వాత నువ్వెవరితో అయినా వెళ్ళిపో, నేనెవరితో అయినా వెళ్ళిపోతా అన్నట్టుగా ఉన్నారిప్పుడు జనాలు, కానీ మీరిలా ఫిక్సవ్వడం చాలా మంచిగా జరిగింది. మరింట్లో ఏమన్నారు, ఓకే అన్నారా?
ఆ! హ్మ్. అవును. కరక్ట్. లేదు మేమైతే బాగా మొండిగా ఉన్నామనమాట ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే, ఆహ్ వాళ్ళు పెళ్లి చేయాలని ఉన్నారు కాకపోతే లవ్‌కి కొంచెం అగైనెస్ట్ అనమాట. సో, మేమేమంటే వాళ్ళు వాళ్ళు తిడతారు, కొడతారు అయినా సరే మనం భరిద్దాం అంతే కానీ వాళ్ళు తిట్టినారని, కొట్టినారని మనం విడిపోకూడదు లేచిపోయి పెళ్లి ఇలాంటి ఆలోచనలు ఏం లేదు ఎంత లేట్ అయినా సరే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామనమాట. ఇంగ ఇంటికెళ్ళాను నేను చెప్పాను అనమాట ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అన్నట్టు, వాళ్ళు ఫుల్లు సీరియసయ్యారు. మా అమ్మ అయితే ఇంగా సీరియసయ్యింది.
హ్మ్. ఓకె. మంచిది. హ్మ్. మరి ఏమన్నా అంటే, మరి ఎలా దారితీసింది మీ పెళ్ళి వరకి ఎలా ఎళ్లారు మరి ఇన్ని అడ్డంకులు దాటుకొని?
నేనుండి చెప్పా అనమాట. చూడండి మీరు అరేంజ్ మ్యారేజ్ చేశినా వాడితో ఉండాల్సింది నేనే, వాడితో ఏం ఇష్టం లేకుండా నేను ఉండలేను గదా! నేను లవ్ చేశా అని చెప్తున్నాను కదా! వాడ్ వాడిని తీసుకొస్తా ఇంటికి ఫస్ట్ మీరు మాట్లాడండి. మీరంత మాట్లాడి కూడా, వీడు నీకు సరైన వాడు కాదు అన్నట్టు మీరు చెప్పండి ఏం నచ్చలేదు అన్నట్టు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. కానీ ఏం చూడకుండా, డిసైడ్ చేయకుండా మీరు ముందే నో అని చెప్పకండి
అవును. అవును కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు రిమైనింగ్ అంతా మీరుండాలి. మీరు పెళ్లి చేసుకున్న ఆయనతో మీరు మీ జీవితాన్నే పంచుకోవాలంటే అతను ఎలాంటి వాడు, ఎలా అని తెలుసుకోవాలి కదా! కొంచెం వాళ్ళన్నా సరే. ఎవరికో తెలియని వాడికిచ్చి చేసేయడం కంటే, ఆహ్, ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు సరే ఒకసారి మాట్లాడి ఒక్ ఓకె అంటే ఓకె ఫస్ట్ చూసైతే మాట్లాడాలి గదా చాలామంది మాట్లాడటానికే ఒప్పుకోరు.
హ్మ్. హ్మ్. సో నేను అలా గట్టిగా చెప్పే పర్ వాటికి ఇంక ఒప్పుకున్నారనమాట నేను తీసుకొనొచ్చాను. ఆహ్, మేమేంమంటే అతన్ని మా ఇంటికి పంపించాను, నేను వాళ్ళింటికి వెళ్ళా అనమాట. ఎందుకంటే ఇద్దరం ఫ్యామిలీస్ ఒప్పించాలి అన్నట్టు. నేనింకా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్‌గానే ఉంది. ఏమంటే టైం అడిగినట్టు అనిపించింది అనమాట. కొంచెం టైం పడుతుంది కదా! యాక్సెప్ట్ చేయడానికి, ఇంగ సర్లే అన్నట్టు మా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు. అనుకుంటూనే, అమ్మ వీళ్ళు ఒప్పుకుంటారా, లేదా? అన్నట్టు ఆలోచిస్తున్నాను అనమాట. తీరా ఇంటికి పోయాక అందరూ అతనితో కలిసి హ్యాపీగా నవ్వుతూ కూర్చున్నారు. నాయి నాకు దిమ్మ తిరిగింది, ఏందిది అసలు ఇలా ఎలా నేను ఒప్పుకుంటారా లేదా అన్న డైలమాలో ఉంటే, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని పోతే. ఏంటి అన్నట్టు మాట్లాడితే, అందరూ ఇంకా ఓకె అన్నారనమాట. నేను షాకు. అసలు వీళ్ళే ఒప్పుకోరు, మా ఇంట్లోనే ప్రాబ్లమయితదేమో అననుకున్నా ఫస్టు. ఒప్పర్ ఒప్పుకోరేమో అన్నట్టు కానీ మా ఇంట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేపటికి ఆహ్, అబ్బా సాయిరాం అనుకున్నా <giggles> అనమాట ఇంక నేను.
ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. అబ్బ! సూపర్ అండి. హ్మ్. అవును. హ్మ్. నిజంగా. అది చాలా అంటే, చాలా మంచిది. మరి ఆ పెళ్లి రోజుని లైఫ్‌లైంగ్ మెమరీగా ఉండిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి, అలా ఆ రోజు ఏదన్నా మీ హస్బెండ్ కానివ్వండి, మీరు కానివ్వండి ఏదైనా ఒక చేసుకున్న చిలిపి పని కానివ్వండి లేకపోతే లైక్ ఎమోషన్స్ కానివ్వండి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఏదైనా ఎంజాయ్ మూమెంటనేది బాగా మీకు నచ్చిన జ్ఞాపకం లాగా ఉండిపోయే మూమెంటేదైనా పంచుకోగలుగుతారా?
ఆ! యాహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. యాహ్! తప్పకుండా, మా పెళ్లి జరిగింది జనవరి 24 అనమాట. <sniffs> మార్నింగ్ జరిగింది. సో, అంటే, జీలకర్ర బెల్లం అనేది పెడతారు కదా! సో, ఆ టైం ఎప్పుడైతే అలా పెట్టి ఒకరి కళ్ళలోకి ఒకరికి చూసుకోమన్నారనమాట పంతులు. సో, అలా చూసుకున్నప్పుడు, <sniffs> మేము ఎన్నెన్ని ఫేస్ చేసాం, ఎలా లవ్‌లో పడ్డాం అదంతా ఇద్దరికి ల్ రీల్ తిరిగిందనమాట. ఇద్దరికీ కలలో నీళ్ళోచ్చాయి. అండ్ దాని తర్వాత మెడలో తాళి కడతారు కదా! సో, అలా కట్టేటప్పుడు 'మురారి' సినిమా చూశావా నువ్వు?
ఓకె. అవును. ఓకె. ఓకె. హ్మ్. అవును. ఎ గిచ్చుతాడనుకుంటా కదా! <giggles> అవును.
అందులో హ్మ్. <giggles> ఎగ్జాక్ట్‌లి. సేమ్ అదే చేశాడనమాట. అంటే మేము లవ్ చేసుకుంటున్న టైంలో ఎప్పుడో చెప్పాడు నాకలా. ఆహ్, నేనిలా మహేష్ బాబు ఫ్యాన్‌ని. నేను పెళ్లి చేసుకునేతప్పుడు ఖచ్చితంగా అలా చేస్తా
ఓకే. ముందే ఫిక్సయిపోయారు. అది మీకు గుర్తుందా ఆ టైంకి చేస్తాడు గిచ్చుతాడు అని జెప్పి?
లేదు. అదే నేను క్యాజువల్‌గా చెప్పాడేమో అనుకున్నా గానీ, నిజంగా అది చేసాడన్నమాట. సో అది కొంచెం బాగా షై మూమెంట్ లిటిల్ షై అన్నమాట. అవును.
ఓకే. హ్మ్. <giggles> బాగా గుర్తుండిపోయిందా? అందరు ఏమన్నారు? ముందు అంత తొందరెందుకు తర్వాత గిచ్చుకోండి అన్నట్టెమన్నన్నారా?
<laughs> అలా ఏమి లేదు. అందరూ నవ్వుకున్నారన్నమాట. చాలా వేషాలున్నయిలే అన్నట్టు అంతే. సో, అది కొంచెం బావుంది. ఇంకా అది కాకుండా నేను నా హస్బెండ్ కోసమని ఒక పాట పాడా అన్నమాట. ఇంక ఇద్దరం కలిసి ఆ! దాని తర్వాత డ్యాన్స్ కూడా వేసాం సంగీత్‌లో అలా. ఎందుకంటే, ఇద్దరి ఆహ్, ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి గాబట్టి అంత ధూంధాంగా జరిగిందనమాట పెళ్లయితే. ఇంగ నాకు బాగా గుర్తున్నదైతే అది జీలకర్ర బెల్లంది అండ్ తాళిది. నేను పాడిన పాట. ఇవి గుర్తున్నాయి బాగా.
<giggles> ఇంకా హ్మ్. అబ్బా! సూపర్ ఇదైతే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మరి కొంతమందేంటంటే, ఇంకా మ్యారేజయిపోయిన తర్వాత ఆహ్, అలా ఇప్పుడు అబ్బాయితో పాటు అమ్మాయి అనేది వెళ్ళిపోతూ వెళ్ళిపోవాలి సాంప్రదాయం ప్రకారము. అలా ఎమోషనల్‌గా ఏడవటం గానివ్వండి, చాలా బాధ అంటే బాధేస్తుంది కదా! ఇన్ని రోజుల నుంచి పెరిగిన అమ్మా నాన్న దగ్గర నుంచి దూరం ఎళ్తున్నామంటే. అలా అప్పుడు అలాంటి సమయంలో మీ హస్బెండు ఏం కాదు నేనున్నాను అని చెప్పి మీ పేరెంట్స్‌కి సర్ది చెప్పడము, ఇలాంటి సందర్భాలు ఇలాంటి అసలు ఎలా అనిపించిందప్పుడు?
అవునా! హ్మ్. అవును. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, నేను చదువుకునే రోజులు కావచ్చు, లేకపోతే నేను జాబ్ జేసే రోజులు కావచ్చు. అంటే ఫస్ట్ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని. దాని తర్వాత షిఫ్టయ్యాక, ఇలా పరిచయం ఇవన్నీ ఏర్పడ్డాయనమాట. సో, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జేసేతప్పుడు ఏమన్నా నాకు ఇంట్లో అంతా చిరాగ్గా ఉండేదనమాట. ఎలా అంటే నేను ఏం జేసినా గూడా, అంటే అమ్మవాళ్లు ఎంతసేపున్నా మనం ఎంత జేసినా గూడా ఏదో జేయలేదన్న వంకలే పెడతారు కదా! సో, ఇంగ నేనుండి అప్పుడు ఏమనేదాన్నాంటే, నేను అసలు నీతో ఉండను, నేను హాస్టలకెళ్ళిపోతాను. అక్కడనే ఉంటా అది, ఇది అనేదాననమాట. కానీ అల
హ్మ్. ఓకే. అవును. నిజంగా. అవును. అంటే పిల్లలు ప్రతి ఒక్కరంతే. కోపంలో పేరెంట్స్ ఏదైనా అనిన్ అన్న వెంటనే నేను జాబిక్కడ చేయను. నేను దూరంగా జాబ్ జేస్తాను. మీ నుంచి దూరంగా యెళ్ళిపోతాను. నేనింట్లో మాత్రం ఉండను, పెద్దయిన తర్వాత అని జెప్పి ఇలా చాలా ఈజీగా అనేస్తారన్నమాట. అంటే వాళ్ళకంత మెచ్యూరిటీలో అనరు. కోపంలో, చిరాకులో ఇగ ఏదోకటి ఆలోచిస్తూ, అలాంటి మాటలునేస్తూ ఉంటారు. అవును.
హ్మ్. యాహ్! హ్మ్. కరెక్టే. సో, నేనింకా అలా హాస్టలకి వెళ్ళిపోయా, అదే ఆహ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసేతప్పుడు నేను చాలా మిసయ్యా యాక్చువల్‌గా. కానీ, నేనా విషయం చెప్పలేదనమాట. చెప్తే ఎందుకంటే మా ఇంట్లో నన్ని బాగా టీజ్ చేస్తారు. సో, ఒక రేంజ్‌లో ఆడుకుంటారని నేను చెప్పలే అన్నమాట. కానీ పెళ్లి తరవాత
అవును. అంటే కొంతమందేంటంటే, ఎమోషన్స్ బయట చెప్పలేరన్నమాట. ఏమనుకున్నా సరే లోపలేపెట్టుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ముందు ఇలా అన్నాను గదా! ఇప్పుడిలా అంటున్నాను అని చెప్పి వంద రకాలుగా వాళ్ళ ఆలో మనమే ఆలోచించుకుంటాం వాళ్ళు ఎలా ఆలోచిస్తారో కూడా.
హ్మ్. అవును అదైతే వాస్తవమే. సో, ఇంకా పెళ్లి చేసుకొని ఒక్కసారిగా వెళ్ళేతప్పుడు నాకు అనిపించిందనమాట. అంటే అప్పటివరకు ఉన్న లైఫొకటి, పెళ్లి తర్వాత లైఫ్ మారిపోతుంది గదా! ఇదివరకట్లా అమ్మతో నేను అలా ఉండలేను. లేకపోతే మా నాన్నతో, అక్కలతో, అన్నతో గాని ఇలా అల్లరి చేయలేనేమో. పెద్దదాన్ని అయిపోయానేమో. ఇలా చ్ చాలా కన్‌ఫ్యూజన్సనేవి ఉన్నాయనమాట. కాకపోతే అతను ధైర్యం చెప్పాడు నాకి "నువ్వు ఎప్పటిలాగే ఉండు"
హ్మ్. అవును. అవును. అక్కడికి వెళ్ళాక కూడా ఇలానే ఎలా ఉన్నావు? అల్లరి చేస్తూ అలానే ఉన్నావా, లేకపోతే మారారా కొంచెమన్నా?
<giggles> ఏం లేదు. అల్లరి అలాగే ఉంది. నేను యాక్చువల్‌గా అల్లరనేది జనరల్‌గా ఇంట్లో ముందు, లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ముందు, నా లాస్ట్‌కి నా హస్బెండ్ ముందు వీళ్ళ ముందే చేసేదనమాట. ఇంక పెళ్లయ్యాక, నా అల్లరంతా ఈ పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర పూర్తిగా తగ్గిందనమాట. మా ఆయనే భరిస్టా ఉన్నాడు. ఇంకా పెళ్లి తర్వాత, ఇంక 3 మంత్స్‌కే ప్రెగ్నెంటయ్య అనమాట. మాకు ట్విన్స్ కూడా పుట్టారనమాట. సో, అలా జరిగింది. హ్మ్.
అచ్ఛా! సూపరు. సూపరండి ఇదైతే. హ్యాపీ. చాలా బాగా చెప్పారు మీరు. అంటే ఎలా గుర్తుపెట్టుకున్నారు, మీ మ్యారేజ్ డేని, అక్కడ జరిగిన సన్నివేశాలు, ఎలా అయితే మీ హస్బెండ్ 'మురారి' సినిమాలో చేసినట్టు మిమ్మల్ని గిచ్చారో, అలా మీరు ఒకళ్ళినొకళ్ళు చూసుకుంటున్నప్పుడు, జరిగినవన్నీ మీరు ఎదురుపడిన కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో మీరు ఒప్పించడానికి, మీ హస్బెండ్ మీ ఇంట్లో ఒప్పించడానికి, చాలా బా చెప్పారండి. తప్పకుండా మళ్ళీ మనం మాట్లాడదాము ధన్యవాదాలు.
కదా! యాహ్! తప్పకుండ. ధన్యవాదాలు.